ఓకే. అంటే ఏం జే ఏం చేశారప్పుడు? ఏం జాబ్ చేశారు? అంటే, పార్ట్ టైమ్? హ్మ్.
అయి అయితే నాకు చిన్నగున్నప్పటి నుంటి, ఆ స్కూల్స్‌లో కావచ్చు, నా అంటే ఇక కాలేజ్‌లో కావచ్చు, ఆహ్, నా చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి అంటే స్నేహితులకి ఏదన్నా టాపిక్, ఎక్స్‌ప్లెయిన్ చేయమని, "ఇది మాకర్థం కావట్లే, ఇది చెప్పురా," అంటే మా మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు, దాని గురించి చాలా స్పష్టంగా చెప్పేవాడ్ని. సో, అది ఆ! మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు. టీచ్ "అరేయ్! నువ్వు టీచింగు ఇంత బా జెప్తావు కదరా! సార్ చెప్పేదే నాకర్థం కాదు. నువ్వు చెప్తే బాగా అర్థమవుతుంది" ఆహ్, అనగానే దాని మీద కొద్దిగా ఆసక్తి ఉండేది. కానీ, టీచింగ్ ఎంచుకోవాలా రంగం అని నేనెప్పుడూ అట్లా అటువైపు ఆలోచించలేదు. ఏ
హ్మ్. ఆ! ఓకే. అదేనండి. అదే. ఓకే. అంటే మంచిగా ఆహ్, పిల్లలకి గాని, లేకపోతే మీ స్నేహితులకి హ్మ్. చెప్పేవాళ్ళన్నమాట. ఓకే. సో, దాన్నే ఎంచుకున్నారా?
ఆ! మంచిగా వాళ్ళకు చెప్తాను అవును. చెప్పేవాడ్ని. అయితే నాకప్పుడు అనిపి ఆ! అయితే నేను పార్ట్ టైమ్‌గా, ఒక ట్యూటర్‌గా వర్క్ చేస్తే బాగుంటుంది గదా!
ఓహ్! సూపర్.
ఒక ఆహ్, ట్యూటర్‌గా వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఏదైతే నేను పార్ట్ టైమ్‌గా ట్యూటర్‌గా ఏదైతే చదువు చెప్తానో, అది మనకి ఇక్కడ ఆహ్, మనం ప్ అప్ మనం ప్రిపేర్ అయ్యే, గ్రూప్ టూ సిలబస్‌కి కూడా రివిజన్‌లాగా అయ్యి ఉంటుందని, నేను అనుకున్నాను. సో
హ్మ్. ఆ! మీరు ప్రిపేర్ అయ్యేయి అవును. ఆ! పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నారు. హ్మ్.
ఆ! అయితే, నాకు ఎంత అంటే నా లక్కీ‌యో లేకపోతే, అదేంటో గాని, ఆహ్, ఆహ్, నేనొక అకాడమీ‌లో జూబ్లీహిల్స్‌లో జాయిన్ అయిపోయానండి.
ఆ! ఓకే. ఓకే. అంటే వాళ్ళతో ముందుగానే చెప్పుకున్నారా? ఇలాగ నేను వేరేది కూడా చేస్తూ ఉంటాను. నేను ఇలాగా పార్ట్ టైమ్
అంటే, ఫుల్ టైమ్ ఆ! వెళ్ళి అంటే నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకున్నాను. ఇట్లా మంచి అకాడమీస్ హైదరాబాద్‌లో ఏమున్నాయి అనగానే, ఒక ఆహ్, తపస్య అకాడమీ ఏదో కనిపించింది. ఆ! జూబ్లీహిల్స్‌లో. నేను అక్కడ ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, అటు వైపు కొద్దిగా అంత కొద్దిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు.
ఉహూ. అదేరే హ్మ్. ఓకే.
అక్కడ ట్యూషన్స్‌కి మిగతా ఏరియాస్ కంటే, ఎక్కువగా పే చేస్తారు.
హ్మ్. ఆహహా! ఓకే, ఓకే. అదేలెండి కొంచెం ఫైనాన్షియల్‌గా, ఎక్కువగా కొద్దిగా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు గాబట్టి ఓకే.
ట్యూషన్స్ అక్కడ ఒక స్కూల్ ఎడ్యుకే ఆ! ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్‌కే చాలా లక్షలు ఖర్చు పెడుతుంటారు. సో, ట్యూషన్స్‌కి మనకి వెళ్తే కొద్దిగా మనకి ఇన్‌కమ్ కూడా ఎక్కువుంటుంది. మనము ఆ ఇన్‌కమ్‌తోనే కొద్దిగా మంచిగా, హ్యాపీగా ప్రిపేర్ అవ్వొచ్చు అనుకోని అక్కడికి వెళ్ళగానే ఆహ్, నాకో చిన్నో ఒగ ఎక్సామ్ పెట్టారు. జేం డెమో ఇవ్వమన్నారు. పెద్ద అకాడమీ. బా ఫేమస్ ఉన్న అకాడమీ అన్నమాట. ఆ ఏరియాలో బాగా స్ కాస్త మంచిగా ఆ! మం
అవును. ఓకే. హ్మ్. ఆ! అదేనండి. ఎక్కువ మంది జాయిన్ అవుతూ, లేకపోతే ఎప్పుడు ర్యాం‌కు‌లు ఆ! ఓకే.
ఆ! జా జా జాయిన్ అవుతూ మంచి ఫేమస్ అన్నమాట. అయితే నేనా నేను ఊహించలేదు అంత సాలరీస్ ఇస్తారని. ఆహ్, ఎంతంటే ఒక మం ఆహ్, ఆల్‌మోస్ట్ నాకు 28,000 ఇచ్చారండి. 4 గంటలకు, పార్ట్ టైమ్.
ఆ! ఎ యెంత జెప్పారు? ఏది పార్ట్ టైమ్‌కా?

బాబోయ్! <chuckles> 4 గంటలకి మీకు ఇరవై ఎనిమిది వేలంటే ఫుల్ డే చేసుకుంటే నల హ్మ్. అదే.
నేను ఆశ్చర్యపోయాను. ఆహ్, అయితే నేను ఆహ్, అంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని నాకడిగారు? ఆ డెమోంతిచ్చిన దర్వాత. అయితే నేను ఇంతకుముందే ఆహ్, నేను కొద్దిగా అ అకాడమీ గురించి కొద్దిగా కనుక్కొని అక్కడికి ముందుకు రాగానే అక్కడ వేరే ట్ సార్ టీచర్స్ అద ఉంటారు గదండీ! "ఆ! సార్ ఎంతడ్ ఇంతడ్ ఆహ్, ఆహ్, ఎంతడగవచ్చు సార్ ఎట్లా" అంటే "అమ్మో! ఇక్కడ చాలా మంచి సాలరీస్ ఇస్తారు సార్. మీరు హ్యాపీగా మీరు ఊదుదా 30, 35 అడగండి. అంతకంటే మీరు ఆహ్, ఎక్ త తగ్గకండి" అనగానే కాని ఆ! ఇంతా సాలరీస్ ఇస్తారా? రే నేను కూడా ఆశ్చర్యపోయానన్నమాట.
హ్మ్. ఓకే. మీరేం చెప్పారు? ఆ! హ్మ్. అదే ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> అదే అసలు వస్తదో, రాదనేసి? హ్మ్.
అయితే వస్త్ ఆ! వాళ్ళ ఆ సార్ ఆ సార్ అక్కడున్న టీచర్స్‌ని ముందే కనుక్కోవడం ఆహ్, ద్వారా అంటే మ్య జెంట్స్ ఆహ్, వ అంటే నాకు కొద్దిగా అవగాహన కలిగింది. ఇపుడు నేను గూడా 35,000ని అడిగేసానన్నమాట. సో, ఆ ము <clears throat> హ్మ్.
నీకు ప్లసయింది. అదే. ఓకే. అంటే చెప్పారు గదా! ఇలాంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పేసరికి మీరు దానికి తగ్గట్టుగా అడిగారన్నమాట.
అవును. అక్కడ టీ చేసే వాళ్ళనే అక్కడ ఉన్నారు కదా! టీ చేసే వాళ్ళే ఉన్నారు. అక్కడికేళ్ళినప్పుడు ఇంకా కొద్ది డెమో అంటే చాలా మంది ఇద్దరు నలుగురోచ్చారు. సో, నేనున్నాను గాబట్టి ఆ సందర్భంలో అలా అడిగానన్నమాట. వాళ్ళు నాకు వెంటనే టక్కున ఆహ్, య ఆ! నేనేదో 10 ప 15,000 ప 12,000 అని ఎక్స్‌పెక్ట్ జేశాను. ఇంత సాలరీ అనగానే నేను కూడా ఆశ్చర్యపోయాను. అమ్మో! ఇదేదో బాగుంది గదా! ఆహ్, అని అనగానే ఇగ నా డెమో
హ్మ్. అవును. ఆ! ఓకే. ఆ! <chuckles> అదే గదా! మీకు ఖర్చులకే కాదు సేవింగ్స్‌కి కూడా వచ్చే అవకాశం ఉంది. అవును.
సేవింగ్స్ కూడా ఖర్చుయిపోతాయి. సో, అలా నేను ఓకే, జేసింద డెమో ఇచ్చాను. అదంత ఓకే అంటే నేను ఏంటంటే నేను అక్కడ ముఖ్యంగా ఇప్పుడు చూడండి ఐసీఎస్సీ, సీబీఎస్సీ స్కూల్స్‌కి జాగ్రఫీ, హిస్టరీ ఆహ్, సివిక్సు ఆహ్, ఇవి చెప్పడానికి వెళ్ళానన్నమాట. అది ఎందుకంటే నేన మ్యాథ్స్ చెప్పొచ్చు ఫిజిక్స్ చెప్పొచ్చు. కాకపోతే నాకి కాంపిటీటివ్ ఎక్సామ్‌లో గ్రూప్ టూలో ఇవి ఎక్కువగా ఉంటాయి నాకు.
ఆ! అవును. అండ్ స్టో సబ్జెక్ట్ కూడా కొంచెం అదే. ఓకే. అంటే మీ ఎక్సామ్ కూడా ఉపయోగపడే సబ్జెక్ట్‌లని మీరు చూజ్ చేసుకున్నారు. ఓకే.
ఉపయోగపడ్డాయి. ఆ! ఇప్పుడెప్పుడైతే హిస్టరీ, జాగ్రఫీ తర్వాత సివిక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఇప్పుడు ఈ సిలబస్‌లో కూడా పాలిటీ, ఎకనామిక్స్ జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫెయిర్స్ ఇవన్నీ మనకు ఇవి, ఇవి చదవాలి.
ఓకే.

ఓకే. వివరాలు తెలిసిపోయినియి మీకాల్రెడీ. అదే.
ఆ! మాకు తెలిసిపోయింది. సో, ఇలా నాకు ఒక నా ఎక్సామ్ గ్రూప్ 2 ఎక్సామ్ పూర్తయ్యేంత వరకు అదే ఇన్‌స్ట్‌ట్యూట్‌లో హ్యాపీగా పార్ట్ టైమ్‌గా చేస్తూ
ఆ! ఆ! సూపరసలు ఈ ఎన్ని నెలలు పట్టి ఎన్ని నెలలు లేపోతే సంవత్సరాలేమన్నా పట్టిందా అది గ్రూ
అంటే నాకు నోటిఫికేషన్ రావడానిక్కూడా టైమ్ పట్టింది. ఇంకప్పడికింక నోటిఫికేషను ఆ రోజొస్తది. ఈరోజొవస్తదనుకోగానే ఒక సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం లోపు నా సిలబస్ పు పూర్తయింది. నాకు డబ్బులు సేవింగ్స్ అయిపోయినాయి. మొట్టమొదటి సారిగా నా వచ్చేన జీతం
ఆ! హ్మ్. ఆ! అదే కదా! ఇంటిక్కూడా ఏమన్నా ఆర్థిక సహ అదే ఇంటికి పంపించడం గానీ అలాంటివేమన్నా చేసారా?
ఆ! అదే ఇప్పుడు చెప్పబోతున్నానండి. మొట్టమొదట ఇన్‌స్ట్‌ట్యూట్‌లో జాయినయిన తర్వాత వచ్చిన ఇరవై ఎనిమిది వేలు అంటే డిజిటల్ రూపంలోయి అయి మనకు ఆ ఫీలుండదు గానీ, ఆ క్యాష్ రూపంలో నేను నాకు చెక్కిచ్చిన తర్వాత బ్ బాంక్‌లో యేళ్ళి డ్రా డ్రా చేసుకున్న తర్వాత 28 వేలు చేతిలో వచ్చాయి జూడండి. గా నా మొట్టమొదటి జీతమమమాట నా జీవితంలో.
ఆ! ఆ! చెప్పండి. చెప్పండి. యాహ్! హ్మ్. ఆ! ఆ! ఓకే! అయితే ఇక్కడొకటండి మీరు డ్రా చేసిన తర్వాత చూసినప్పుడు ఓకే. మీరక్ మీకు ఆ చెక్ అంటే మీ పేరు ఆ చెక్ మీద రాసి, ఆ చెక్కు మీరు తీసుకునేటప్పుడెలా అనిపిచింది?
అవును. ఆ! ఎట్లా అంటే నిజంగా అద్భుతం. రాకేష్ అంటే నా పేరు ఆయన రాయడము. ఇట్లా ఇది చేయడంతో నిజంగా అదది చెప్పుకోలేని ఫీలింగండి. ఎంత ఆనందం అంటే ఇంగ ఆనంద్ అలా చాలా ఆనందపడ్డాననమాట.
ఆ! ఆ! అదే. <chuckles> అవును. అది ఒక పెద్ద అచీవ్మెంట్‌లాగా కూడా ఉంటుంది గదా!
అచ్చివ్మెంట్‌లాగా నిజంగా అచ్చివ్మెంట్‌లాగానే <smacks lips> కొద్దిగా మనం ఫస్ట్ జీతం కదండీ. మన జీవితంలో ఫస్ట్ జీతం.
హ్మ్. అదేగా. అచీవ్మెంట్‌లాగా ఏంటండి అసలు అచీవ్మెంటే యాక్చువల్లి చెప్పాలంటే. అవును. <chuckles>
అచీవ్మెంటే ఫస్ట్ ఫస్ట్ జీతం అది. లైఫ్‌లో సో, ఆహ్, నాన్నకు, అమ్మకు ఫోన్ ఫస్ట్ అమ్మకు అమ్మకు చెప్పాననమాట. అమ్మా ఇలా జీతం వచ్చింది 28 వేలు అంటే, ఆ మంచిగిచ్ మంచిగిచ్చారు గదా! చాలా మంచి సాలరీ ఇచ్చారు.
హ్మ్. ఆ! ఆ! అంటే అప్పటికి తెలీదా 28 వేలని ఇంట్లో?
తెలీదు. ఇవన్నింక చెప్పలేదనమాట. నేను ఇంట్లో. ఏదో పార్ టైమ్ చేద్దాం. ఆ! వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని కూడా నేను చెప్పలేదనమాట. సో, అలా అలా రాగానే మా అమ్మకు మా నాన్నకు తెలీకుండా అమ్మకు అంటే నాకక్కడ సెలక్షన్ కూడా తెలీదు కానీ, ఒకా నచ్చిన కలర్ సాలరీ ఆహ్, స సారీ తీసుకెళ్లడం. నాన్నకు షర్ట్, ప్యాంట్ తీసుకోలే తీసుకొని ఒక ఆహ్, చెప్పులు తీసుకెళ్లడము. వెళ్ళి ఆహ్, ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అంటే మా మీద ఆ! ఊరెళ్ళిపోయాను. ఆ జీతం రాగానే ఇంక సార్ సెలవుకి అదే నేను ఇంటి ఊరికెళ్లొస్తాను సార్ అంటే, ఆ సరే అన్నారు. అంటే ముందే చెప్పాను నేను ఆదివారం రాను. ఉంటా నేను రాను సార్ అని.
ఓకే. అంటే చదువుకుంటున్నారనే తెలుసు వాళ్ళకి. ఓకే. సూపర్. హ్మ్. ఆ! సారీ తీసుకున్నారు. ఓకే. ఆహా! సూపర్. ఆ! ఓకే. ఊరెళ్ళిపోయారయితే. హ్మ్.